కొంతమంది అన్ని సమానంగా యెస్తే, కొంతమంది కొంచెం పిల్లలు తింటారులే అని తీపెక్కువొచ్చేలా జేస్తూ ఉంటారు. కొంతమంది అరటి పండ్లేస్తరు, కొంతమంది బెల్లం, కొబ్బరి ముక్కలేస్తరు. ఆహ్, సో, మీరెలా? మీ దాంట్లో ఏ ఫ్లేవరెక్కువు డామినేట్ చేస్తూ ఉంటుంది?
<giggles> అవును. అవును. బెల్లమేస్తాం. ఆ! అవును. ఆ! ముఖ్యంగా మా ఇంట్లో గూడా చాలామంది పిల్లలమే ఉంటాం <giggles> గాబట్టి కొంచెం తీపిగా కావాలి అని జెప్పేసి, బెల్లమే ఎక్కువ యేసుకుంటూ ఉంటాం. బెల్లం, కొబ్బరి మొక్కలు ఆహ్, కొంచెం ఉప్పు కూడా యేస్తూ ఉంటామనమాట. అంటే, బెల్లం వేసినప్పుడు, ఉప్పు వేస్తేనే బెల్లం రుచి కాస్త తెలుస్తుందని జెప్పేసీ, ఆహ్, అలా వేస్తుంటారనమాట మా ఇంటి దగ్గరైతే.
హ్మ్. ఓకే. హుహు. ఆ! అవునవును. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆ! అదే. అయితే, దీంట్లో, దీని వెనకాల పరమార్ధవైతే మనందరికీ తెలిసిందే. అంటే, జీవితంలో అన్ని రకాల ఆటుపోట్లు తట్టుకోవాలి, సమానంగా స్వీకరించాలి అని. ఆరోగ్యపరంగా దీనికి ఎలాంటీ ప్రాధాన్యతుందంటారు మీ ప్రకారం?
హ్మ్. ఆ! అవును. హ్మ్. ఆరోగ్యపరంగా అయితే, మనా ఆహ్, శరీరం అన్ని రకాలా ఆహ్, హ్మ్, ఆహ్, ఆటుపోట్లను తట్టుకోవాలి కాబట్టి, ఇవన్నీ ఆహ్, స అన్నీటి సమ్మేళనాలు, షెడ్రుచులను మనా శరీరం ఏ విధంగానైతే తట్టుకోగలుగుతుందో, ఆ విధంగానే కష్టమొచ్చినా, బాధొచ్చినా మన శరీరంలో ఏవైనా వ్యాధొచ్చినా గానీ, అన్నిటికి తట్టుకోవాలని చెప్పేసే ఆహ్, ఒకా ఆహ్, హ్మ్, ఏన్ ఏమంటరు దాన్నీ ఒకా గుర్తింపులాగా ఆహ్, ఒక గుర్తింపులాగా చేస్తామనమాట. హ్మ్.
హుహు. హుహు. హ్మ్. అవును. అవును. ప్రతీకగా, గుర్తింపులాగా చేస్తారు. అవును. ఆ! అవును. పైగా ప్రతీ రుచిలోనూ అంటే, మీరు మనం వేసే ప్రతీ ఆహ్, ఇంగ్రీడియెంట్‌లోనూ ఏదొక మంచి గుణం అంటే, బెల్లవంటే ఐరనని, ఆహ్, మామిడికాయలంటే ఇంకోటని, ఇంకోటని ఖచ్చితంగా అవును. శరీరానికందుతాయి. కరెక్ట్‌. కరెక్ట్. ఇక ఈ ఉగాది పచ్చడే కాకుండా, హ్మ్, మిగతా పండుగలకి అంటే, సంక్రాంతి గానీ, దీపావళి, దసరాలకి ఆహ్, ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ ఐటెమ్ డెఫనెట్‌గా ఉంటది, ఆ పండగేదైనా సరే అన్నట్టుగా ఏదైనా ఉందా?
అవును. అవును. అవును. ఆ! విటమిన్ ఏ. విటమిన్ ఏ ఉంటుంది మామిడికాయలో. హ్మ్. అవును. హ్మ్. హ్మ్.